ఓకే.
హ్మ్. ఇంగ దసరాకటు వెళ్తన్నారు, మేమిలా విజయవాడ దర్శనం చేసుకుందామని మేము వెళ్తున్నాం. ఇంక ఆయనలా చెప్పేసరికీ, లేదండి, ముందు మీరు తినండి. ఆ! చాలా బాధనిపిచ్చింది. ఫస్ట్ తినమని చెప్పాను. తినండి, తిన్నాక మాట్లాడదామనేసి ఒకా పేపర్ ప్లేట్ తీసుకొనతనికంతా ఫుడ్డది యేసిచ్చాము. "ఒద్దొద్దు" మొహమాటంగా అన్నారు గానీ, లేదులేండి తినండి, మీరు కూడా మా నాన్నలాంటి వారే అని చెప్పి ఇంకలాగా, ఆహ్, తినను, తిననని మొహమాట పడ్డారు చాలా. లేదు లేండి...
హుహుహు. చాలా బాధైపెయిందా? హుహు. హ్మ్. హ్మ్. అదే, అదే.
తినండి మీరు, తిన్నాక మాట్లాడదామని చెప్పి, కొంచుం తిన్నారు హ్యాపీగా. చాలా ఆకలితో గూడా ఉన్నట్టున్నారు. పెట్టింది పెట్టినట్టు మొత్తం తిన్నారు, మళ్ళీ వేశాను మళ్ళీ కూడా తిన్నారు, ఆనందంగా అనిపిచ్చింది. అంటే, అంతాకలితో ఉన్నతన్ని ఒక కడుపూ నిండినట్లయింది. అతను కూడా ఏడుపాపారప్పుడు. ఏడ్చి ఆ! చాలా తృప్తిగా తిన్నారు. అప్పుడన్నారనమాట, "నువ్వు కూడా కొంచుం నా కూతురులాగే అనిపిస్తన్నావమ్మా, నాకిప్పుడు చూసుకోడానికి కూడా ఎవ్వరు లేరు, మా ఆవిడా ఎప్పుడో ఆవిడ చనిపోయారంట" ఇంక ఒకతనే. పొలం పనులు అవి చేసుకొని ఉంటన్నారక్కడ.
హ్మ్. హ్మ్. హ్మ్. అదే, అదే. అవునా! ఆ! అదే తృప్తికి తిన్నారు కదా! హ్మ్. ఓహ్! ఓకే. ఓకే. హ్మ్.
ఆ! వాళ్ళకెదో చిన్న పొలంలాంటిదుందంట, పండిస్తారంట. పండించిన కాయగూరలు పండితే అమ్మడం, లేకపోతే లేదు. అంతే.